అ! ఇప్పుడూ ఏది ఇప్పుడూ ఒకప్పుడండి, మాకూ నేను చదువుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఏదైనా ఒచ్చిందనుకోండి, అదేం జరిగిందన్నది ప్రాక్టికల్‌గా అంటే, అది చేసి చూపిచ్చేవోరండి.
అవునండి.
ఆ! ఆ ప్రయోగాలు, అయన్నీ చేసి చూపిచ్చేవోరండి. ఇప్పుడు ఆ ప్రయోగాలు లేవండి.
లేవండి.
నాకు బాగా గుర్తండీ, అన్ మేమూ సైన్స్ చదువుకుంటన్నప్పుడు అస్థిపంజరం ఎలాగుంటదో చూపించి, అస్థిపంజరంలో ఏ ఏ భాగాలెలాగుంటాయి, ఏంటని ఇవన్నీ తీసుకెళ్ళి చూపిచ్చేవోరండి మాకు.
అవునండి.
అప్ కానీ ఉప్పుడలా లేదండి. నువ్వు చదివేసుకో థీరీ అంటే, థీరీ అంటారు. ఓ చదివేసుకో, రాసేయి, నీకు మార్కులొచ్చేస్తాయి అంటన్నారు గానండీ. అదీ య
అంటే, గురువులు కూడా అంత మంచిగా చెప్పట్లేదని మీరనుకుంటన్నారా?
అవునండి. అవునండి. వి ఆహ్, అప్పుడు ఓన్లీ డిగ్రీల కోసమే కష్టపడతన్నారండి, ఇప్పుడంతేనండి. డిగ్రీలుంటే చాలు మనకు జాబొచ్చేస్తాయి. కానీ ఇలా డిగ్రీలు సంపాదించేసుకొని...
ఓకే అండి.
జాబులోకెళ్ళిన తర్వాత, అక్కడ ఫెయిలయిపోతన్నారండి.
అవునండి. అవునండి. మీరన్నది కూడా కరెక్టే.
చెయ్యలేపోతన్నారు. చాలామంది చెయ్యట్లేదు. ఎందుకంటే, వాళ్ళకనుభవం లేదు. ఓన్లీ చదివేశారండి. అక్కడికెళ్ళినా కూడా ఓన్లీ చదువు. అక్కడ సమస్యొస్తే ఎలా సాల్వ్ చెయ్యాలి, ఏంటి అన్నది ఆళ్ళకేమీ తెలీదండి. ఎందుకంటే, వీళ్ళు జనరల్ నాలెడ్జొకటి లేదండి. ఈళ్ళకి చిన్నప్పడనుంచేంటంటే, చదువు, చదువు, చదువు, చదువు మీదే ఉన్నారండి, ఇంకేవి లేదండి. వేరే లోకం లేకుండలాగా చదివిచ్చేస్తన్నారండిప్పుడండి, కానీ నేననుకునేదేంటంటే అలాగుండ
అవునండి. అవునండి. కానీ మీరేమనుకుంటన్నారు? అంటే, స్ట్రెస్సనేది కూడా తగ్గించడానికి వాళ్ళేం చెయ్యాలని?
నేనేమనుకుంట, అనుభవంతో కూడిన విద్యను అందించాలండి.
అవునండి. సరేగ్ సరిగ్గా చెప్పారు మీరు.
ఎందుకంటే అవునండి.
అలాగే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే, ఒకా కొత్తగా ఉన్న వాళ్ళున్నారండి. ఇప్పుడు చదువు పూర్తి చేసుకునే వాళ్ళున్నారు, ఓకేనా? బట్, ఆళ్ళేంటంటే, వాళ్ళు చదువుకున్న దాంట్లో ఇప్పుడూ బీటెక్ చేశారనుకోండి, కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారు. పలానా బ్రాంచనేది కెరియాలో మొదలుపెట్టాలనుకున్నాడనుకోండి, వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? అంటే, డిగ్రీ చెయ్యాలనుకుంటన్నారా, లేదా తొందరగా జాబ్‌కి వెళ్ళాలనుకుంటన్నారా? అంటే, మీరన్నట్టు ఎక్స్‌పీరియన్సనేది కూడా అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళే ఎక్కువ <sniffs> పని కూడా సరిగ్గా చేస్తన్నారు అనన్నారు, కానీ మీరేమనుకుంటున్నారు డిగ్రీ చెయ్యాలా, లేదా తొందరగా జాబ్‌కి వెళ్లి, లేదా ఏ ఇంటర్న్‌షిప్ కానీ, ఇలాగ తొక్ తొందరగా ఎక్కువుగేదైతే చేస్తే బావుంటుందని మీరనుకుంటున్నారు?
అవునండి. అవును. అవునండి. అవునండి.